అవన్నీ. కాకపోతే ఏంటంటే, మనం కొంచెం ఎక్కువ సమయం దానికివ్వాలి. అంటే కాసేపు ఉంచాలనమాట, ఇవన్నీ కలిపేసి ఫ్రిడ్జ్‌లో పెడితే.
అంటే, ఫ్రై చేసి, ఫ్రై చేసి మిక్సీ చేస్తారా? లేదంటే ఏంటి?
లేదు, లేదు. డైరెక్ట్‌గా పచ్చివే. పచ్చివందులో వేసేసి, ఉప్ హ్మ్, సాల్ట్ ఏసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. అంటే, బిర్యానీ స్టార్ట్ చేసే ముందు. బిర్యానీ అయ్యే టైంకి, అవి కొంచెం చల్లగా అయ్యి బావుంటది. ఆహ్, పెరుగు కూడా కొంచెం దగ్గరికవుతుంది.
ఆ! హ్మ్. ఆహా! ఓకే. హ్మ్. ఆహా! ఇంకా ఏమీ తర్వాత వండనవసరం లేదా? ఇది స్టవ్ మీద పెట్టిగాని? మిక్సీ చేయడం?
లేదు, లేదు. దానికైతే అవసరం లేదండి. బిర్యానీకి తీసుకున్నంత శ్రమ దానికి తీసుకోక్కర్లేదు. జస్ట్ కూ కూరగాయలను కట్ చేసి, అందులో కలిపేయడమే.
హుహు. ఓకే. ఓకే. బానే ఉంది. హ్మ్.
ఇప్పుడు ఈ బగారా రైస్ ఇవన్నీ అంటాం కదండీ! చిన్న, చిన్న పదార్థాల్ని అటు ఇటు మారిస్తే, వేరే, వేరే ఇంకో వంటకం ఒచ్చేస్తది.
అవును. అవును. <chuckles> ఆ! అవును. కొత్త రకమా?
అవును. ఆ! ఇప్పుడు ఆ బగారా రైస్ లోనే కొంచెం కొబ్బరిపాలు ఇవి ఏసామంటే, అది కొబ్బరన్నమయిపోతది.
హ్మ్. కొబ్బరి అన్నం గూడా చాలా బావుంటది టేస్ట్‌గా.
ఆ తర్వాత అవును. కొబ్బరన్నం గూడా చాలా బావుంటది. ఆహ్, అది కొంచెం అంటే, మషాలా అయితే నేను వేయనండి కొబ్బరన్నంలో. అలాగే ఉంటేనే దాని టేస్ట్ తెలుస్తు ఉంటది గాబట్టి, నేను మషాలా ఎక్కువ వాడను. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్టే వేస్తాను.
హ్మ్. హ్మ్. హ్మ్. ఆహా! మిగిలిన ఇవ్వి వెయ్యరా? దినుసులు అంటారు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క? ఆ!
ఆ! పలావు దినుసులుంటాయి గదా! అవేస్తాను. అంతేగాని, గరం మషాలా మాత్రం ఎయ్యను. పౌడరుంటుంది గదా! అదస్సలు వేయను.
ఆ అంటే, బయట కొన్నవి వాడనంటున్నారు.